ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనం చేసే పని వళ్ళ కావచ్చు, లేదంటే మన చదువుల వల్ల కావచ్చు, కా లేదంటే మన స్ట్రెస్ వల్ల కావచ్చు, కాఫీని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల ఆహ్, మీకు కాఫీ తాగడం అలవాటు ఉందా అండి?
అవును. ఉంది అండి నాకు. ఉంది, ఉంది.
ఓకే. ఆహ్, ఎలాంటి టైంలో తాగుతుంటారు? అంటే మార్నింగ్సా లేదంటే మీకు ఆహ్, స్ట్రెస్ అనిపిచ్చినప్పుడు తాగుతుంటారా? లేదా రోజ్ ఆహ్, ఎప్పుడు తాగుతుంటారు?
ఆ మార్నింగ్ లేవంగానే కాకుండా కొంచెం అలా టైం ఇచ్చేసి తాగుతానండి కాఫీ నేను. అంటే కొంచెము కాఫీ తాగితే నా మూడ్ రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. నిద్రలో లేస్తాం కదండీ! మనము. <chuckles> నిద్రలో నుంచి లేస్తాం గాబట్టి ఉదయమే అప్పుడే తాగను. అంటే అంటారు గదండీ! ఎ డై "ఎ డే స్టార్ట్ విత్ ఎ కప్ ఆఫ్‌స్ ఎ సిప్ ఆఫ్ కాఫీ" అని <giggles> అంటారు గదండీ! అలా ఆహ్, అలా జేస్తుంటానండి. తాగుతాను నేను కాఫీ బానే, నాకు కాఫీ అంటేనే ఇష్టం అండి <giggles> టీ కన్నా.
అవునవును. హ్మ్. ఓకే. ఆహ్, రోజులో ఎన్నిసార్లు తాగుతుంటారు? కొంతమంది కొంచెం ఎక్కువగా తాగేస్తుంటారు. ఒక 3, 4 టైమ్స్ వరకు యెళ్ళిపోతూ ఉంటారు. ఆ!
హుహు. ఆహ్ అవునండి. అన్ని సార్లు తాగొద్దండి. అన్ని సార్లు తాగొద్దు. అంటే ఉదయం లేవంగానే గాకుండా, నేను కొంచెము ఆహ్, ఒక హాఫ్ అన్ అవర్ హా! 10 మినిట్స్ అలా. కొంచెమే తాగుతానండి నేను. నేను ఎక్కువ తాగను నేను. ఒక 20 ఎంఎల్ గూడా తాగను. కొంచెమే తాగుతా కాఫీ ఉదయం. ఉదయం అంటే నేను లేసేది 6 అట్లా. అలా అయితే అరౌండ్ 7, 7:30, 8కి అలా లైక్ బెడ్ కాఫీలాగా కొంచెం అలా తాగేస్తానండి. తాగేషిన తర్వాత టీ అంటే, ఆహ్, మన టిఫిన్ అన్నీ అయిపోయి, మనం ఆఫీస్‌కి వెళ్తాం గదండీ వెళ్ళినాక, <sniffs> హ్మ్ ఆహ్, ఎప్పుడు తాగుతానంటే టై టిఫిన్ చేసేసి కొంచెం నీరసం అనిపిస్తుంది గదండీ! 11 అలా. ఎక్కువ తాగనండి నేను 20 ఎంఎల్ కొంచెమే తాగుతాను. చిన్న కప్ ఉంటే అందులో 1/2 గూడా తాగనండి నేను కాఫీ. ఆహ్, 1/2 తా
హ్మ్. అవును. హ్మ్. ఓకే. మళ్ళీ ఎక్కువ తాగితే మనకి కొంతమంది ఏంటంటే ఎక్కువ తాగేస్తే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. అలాగే న్యూట్రిషన్ అబ్‌సార్ప్‌షన్ ఉంటుంది గదా! మనం ఏదైనా తిన్నాం అనుకోండి "ఒంటికి పట్టదు" అని అంటుంటారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి?
ఆ! డీహై హ్మ్. అవునండి, అవును. ఖచ్చితంగా నండి. మనం ఎక్కువ కాఫీ, టీ తాగాలి కానీ లిం ఆహ్, లిమిటెడ్ మోతాదులో తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవద్దు మనం. అంటే, మనకు అన్ఈజీగా అనిపించినప్పుడు, అలర్ట్‌నెస్ రావడానికి, బ్రైన్ ప్రాసెస్ అవ్వడానికి మాత్రం కొంచెం తీసుకుంటే అంటే అలసట, నిద్ర వస్తున్నప్పుడు, నిద్ర పోవడం జరుగుతది కదండీ! అలాంటి టైంలో తీసుకుంటే బెటర్ మనకి. కానీ, ఊరికే టే ఏం చేయాలో తెల్వక కాఫీయే తాగుతా అంటే అది అది తప్పండి. అది రాంగ్ అసలు. హ్మ్.
హ్మ్. హ్మ్. అవునవును. ఆహాహా! అవునండి. నిజంగానే. ఖాళీ దొరికినప్పుడల్లా తాగుతుంటారు. బోర్ కొట్టినప్పుడో, ఆ!
ఆ! ఊరికే కాఫీ ఉంది అని, మన ముందల ఆఫీస్‌లో అయితే మన ముందలనే కనిపిస్తూ ఉంటుంది. ఊరికే కాఫీ మన ముందల కనిపిస్తుంది. ఒక్కొక్కరు అయితే కాఫీలు తాగుతూనే ఉంటారండి. ఫ్రీ కాఫీ దొరికిందని ఆఫీస్‌లో. కానీ అది తప్పండి అది తాగొద్దు అసలు కాఫీ చాలా డేంజర్ ఒకటి రెండు సార్లు ఓకే. రోజుల్లో రెండు సార్లే నేను సరే అని అంటానండి. మూడోసారికి ఇకరు ప్రిపరేషన్ ఇవ్వను అస్సలు ప్రిప్ ఆ! నేనైతే కాఫీ ఎక్కువ తాగొద్దండి. కొంచెం అంతే. ఎక్కువ తాగితే మళ్ళీ ఆహ్, వేడి వచ్చేస్తుంది, ఆడవాళ్ళు అయితే డీహైడ్రేషన్ అయిపోతుంది. ఏం తిన ఏం ఫుడ్ తీసుకోము మళ్ళీ కాఫీ తాగిన తరువాత ఫుడ్ తినబుద్ధి కాదు. దానివల్ల మనకి ఆటోమేటిక్‌గా మనలో ఆహ్, అంటే చురుకుదనం అనేది పోతుందో అది నెక్స్ట్ డే‌కి ఏమైపోతుందో అర్థం కాదండి అసలు. బ్లాక్ కూడా అయితారు అంటారు కదండి! కాఫీ తాగితే నిజమో? ఆబద్ధమో? <laughs> హ్మ్. ఆ! ఆ!
అవునవును. అవునండి. అవునండి. నిజంగానే. <chuckles> అంటుంటారు. ఇప్పుడు మనకి కాఫీ అనంగానే ఆహ్, దీనిలో కూడా చాలా రకాలొచ్చేసాయండి. ఘీ కాఫీ అని చెప్పి, బ్లాక్ కాఫీ అని చెప్పి, ఎక్స్‌ప్రెస్సో, క్యాపచినో అని చెప్పి రకరకాలు పెట్టి అమ్మేస్తున్నారు అంటారు చూడండి. అలా ఆహ్, మీరు ఎప్పుడైనా కాఫీ షాప్‌కి వెళ్ళడము లేదంటే, ఒక్కొక్కసారి ఆ ప్రైస్ చూసి షాక్ అవ్వడము? లేదా దీంట్లో ఏమేస్తారు ఇంత కాస్ట్ పెట్టారు అని ఎప్పుడైనా అనిపించిందా?
ఆ! అవునండి. క్యాపచ్ అవునండి. అవును. ఖచ్చితంగానండి. ఆ కాపుచినో అన్నట్టు, మీరన్నట్టు అది ఎంత ఉంటుందండి? అమ్మ ఆశ ఆహ్, అసలు 300 దాకా ఉంటుంది. 200, త్రీ హండ్రెడ్ దీంట్లో ఏముంటుంది? మనం మన కాఫీ కంటే రేటు? ఏ 30 రూపీస్ కూడా పోదసలు ఏముంటుంది ఇందులో? అనిపిస్తదండి నాకు. ఏదో పైన డెకరేట్ చేసుకొస్తాడు వాడు ఏదో దిల్ షింబలో ఏదో ఒకటి. <chuckles> దానికి అమ్మ ఇంతగనం. పెద్ద, పెద్ద ఫైవ్ స్టార్ ఇప్పుడు మన దగ్గర ఆహ్, హైదరాబాద్‌లో అయితే అండి అది ఆహ్, టవర్ ఉంటుంది గదండీ! అంటే మెయిన్ ఏరియా గచ్చిబౌలి ఏరియా కాకుండా ఇక్కడ ఆహ్, ఆహ్, గుర్తు రావట్లేదండి. ఆ! అక్కడైతే ఫైవ్ స్టార్ అది హోటల్, అందులో వెళ్లి తాగితే టీయ్యే 500 ఉంటుందండి. కాఫీ, టీ <chuckles> 500 ఎం ఎం వేస్తాడసలు? జస్ట్ దాంట్లో పోవడానికి వాడు ఆ ఏసీ చార్జ్‌లు ఆ బిల్లులు, ఈ బిల్లులు యేసుకుంటాడండి. ఆ కాఫీ‌లకి <chuckles> ఏడుంటుంది. ఎక్కడ ఉండదు. అవును.
హ్మ్. అది. మనకి ఇంట్లో పెట్టుకుంటే 30 రూపీస్ గూడా అవ్వదేమో. <chuckles> అవును. హ్మ్. ఆ! అదే. అవును. నిజంగానే, నిజంగానే కరెక్ట్‌గా చెప్పారు. అప్పుడు మనకి కొంతమంది ఏంటంటే ఎక్కువ మోతాదులో తాగేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి? లేదంటే ఆహ్, మనకి ఏంటంటే ఇప్పుడు కాఫీ తాగంగాల్నే అదొక ఎనర్జీ వస్తుందండి. అది కొంతమందికి ఏమవుతుంది కొంచెం సేపటి తర్వాత సడెన్‌గ డౌన్ అయిపోవడము అలాంటిదవుతుంది. ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ అయిందా ఇలాగా?
అవును. అవునండి. అవునండి. నిజంగ. నిజంగానండి. అంటే! అయిందండి. కాఫీలో కెఫీన్ అనేది రిలీజ్ అవుతుంది. యాక్టివ్ హార్మోన్ అంటే అది <sniffs> ఇన్‌స్టంట్‌గా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల గుండె వేగంగా గొట్టుకుంటుందండి. కొట్టుకొని కొన్ని, కొన్ని సార్లు ఏం చేసాం మనకే అర్థం కాదు. మన కాళ్ళు భూమి మీద గూడా ఆహ్, ఉండవండి. ఎటు, ఎటు తిరుగుతూ ఉంటాం, కదిలిపిస్తూ ఉంటాం, ఆడుతూ ఉంటాం, ఏదేదో అయిపోతుండును నిద్ర గూడా రాదండి. నిద్ర గూడా చాలా సార్లు అప్పడికి, తాగినప్పడికీ మనకి ఓకే. అందుకే టైమ్ చూసుకొని తాగాలండి. కొంచెం వర్కింగ్ ప్లేస్‌లో అయితే తాగితే పర్లేదు డే టైమ్‌లో. నైటు పడుకునే ముందు గూడా తాగుతానంటే అది ఎక్కడ నిద్రొస్తదండి? అది గూడా గాదు.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. కొంతమంది ఏండంటే, కొంచెం విసిత్రంగా అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే ఆహ్, ఇప్పుడు తాగంగాల్నే కొంతమందికి సడెన్‌గ ఎనర్జీ వచ్చేసి బాగా ఫోకస్ అయి పెరిగిపోతుందంటారు. కొంతమంది కాఫీ తాగితే నిద్రొస్తుందంటారు. ఆహ్, మీరు ఎవరినయినా చూసారా ఇలాగా?
అవును. అవునండి. నాకు అర్థం కాదు. <chuckles> చూసానండి నా ఫ్రెండ్ ఉంటుంది. ఒక అమ్మాయి అది కాఫీ, టీ తాగి పండుకుంటే మంచిగా పడుకుంటది. నేను గన పడుకునే ముందు కాఫీ, టీ అలా బయటికి 9, 10:30, 10 అలో అరౌండు వెళ్ళాననుకో నైట్‌సు నాకు ఆ డే నైట్ అంతా నిద్ర రాదు జాగారం అయిపోతదండి. నేను అలా ఉంటాను. <chuckles> తను పడుకుంటుంది మంచిగా. కాఫీ, టీ టీ తాగేసి మంచిగా పడుకుంటుంది. అది అదెలా అవుతుందో నాకస్సలు అర్థం గాదు. <sniffs> హ్మ్. అంటే ఎక్కువ కాఫీ తీసుకోడం వల్ల ఏదో ఆందోళన గూడా గలుగుతూ ఉంటుంది. అప్పడికి మంచి ఇన్‌స్టంట్‌గా బావుంటాం గానీ, తర్వాత అనిపిస్తుంటుంది. తలనొప్పి గూడా వస్తుందండి. కాఫీ తాగిన కొంచెం సేపు ఓకే. ఒక గంట కానీ తర్వాత సడెన్‌గ డీలా పడిపోతాం మీరు ఇందాకన్నట్టు. ఈ తలనొప్పి రావడం
అవునండి. నిజంగానే ఆహ్, ఆహ్, కొంతమంది ఏండంటే హెడేక్ రాగానే కాఫీ పెట్ ఆహ్, కాఫీ కానీ, టీ గాని తీసేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది చెప్పేదేంటంటే ఇప్పుడు డాక్టర్లు చెప్పేది ఏండంటే "ఇలా మనం కంప్లీట్‌గా దీనికి ఇలా అడిక్ట్ అయ్యామనుకోండి, తర్వాత ఇది లేకుండా ఉండలేము. ఇది గూడా ఒక డ్రగ్ అడిక్షన్‌లా అయిపోతుందంటారు." మీరూ
అవును. అవును. హ్మ్. అమ్మో! డ్రగ్ కంటే డేంజర్ అండి. కాఫీ <chuckles> ఆ! డ్రగ్ కంటే డేంజర్.
హ్మ్. అవునండి. నిజంగా ఇలాంటప్పుడు ఏం చేస్తే బావుంటుందంటారు? ఇలా తలనొప్పి ఇలా వచ్చినప్పుడు కాఫీ, టీ కాకుండా ఇంకా దీనికి వేరే పరిష్కారాలేవన్నా ఉన్నాయంటారా?
అ ఆహ్ ఉన్నాయండి. ఆల్టర్‌నేట్‌గా మనం డె డికాఫ్ అని డికాసన్ తాగుతారు గదండీ! అది తాగేయచ్చు ఇన్‌స్టంట్‌గా అప్పడికి. ఇంక గ్రీన్ టీ గూడా తాగుతారు కదండీ! లెమన్ టీ కూడా తాగుతారు కొంతమంది. అవి రీప్లేస్ జేసుకోవచ్చండి. ఆ! వాటి
హ్మ్. అవునండి. ఇలాంటివి చాలా టీస్ వచ్చేస్తాయి. హ్మ్, మీరేమైనా ట్రై చేసారా? ఇలాంటి లెమన్ టీ ఆహ్, బటర్ ఫ్లీ హ్మ్. హైబిస్కస్ టీ అని చెప్పి
హ్మ్. లెమన్ టీ, గ్రీన్ టీ. ఆ! అవునండి. నేను తాగుతాను గూడా <chuckles> అవునండి. బయటకి వెళ్ళినప్పుడు ఊరికే ఫ్రెండ్స్ కాఫీ షాప్‌లో గలుద్దాం అది, ఇది అంటే. నేను ఎక్కడ తాగుతానండి కాఫీ ఊరికే నాకు అస్సలు నచ్చదు. అలాంటి టైమ్‌లోనే లెమన్ టీ, గ్రీన్ టీ చెప్తానండి. తాగుతా లెమన్ టీ, గ్రీన్ టీ. అంటే తప్పదు గదా! ఆ టైమ్‌లో తప్పదు గదండీ <chuckles> అన్నట్టు తాగుతాను.
ఆ! హ్మ్. హ్మ్. చాలా మంచి అలవాటండి. అవునవును. ఎహ్ మళ్ళీ వాళ్ళతో యెళ్లి ఏం తాగకపోతే ఏదోకటి అనుకుంటూ ఉంటారు.
హ్మ్. అందుకనే తాగుతానండి. నేను గ్రీన్ టీ చాలా ప్రిఫర్ చేస్తాను. తాగుతాను. చాలా వరకు. నేను కూడా చేస్కుంటాను.
హ్మ్. చాలా మంచి అలవాటండి అది. నేను కూడా ఎక్కువగా గ్రీన్ టీ ఇలా ఆహ్, ఇప్పుడు మనకి లెమన్ గ్రాస్‌తో కూడా మంచిగా టీ చేస్తున్నారు. అలాంటి టీ తాగుతుంటాను నేను కూడా.
అవునండి. అవునండి.
ఆ! మీకు ఆహ్, ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతుంటారా? ఇంట్లో కూడా తీసుకుంటూ ఉంటారా? గ్రీన్ టీ, లెమన్ టీ ఇట్లాంటివి?
అవునండి, అవును. నేను ఇంట్లో గూడా లెమన్ టీ అంటే లెమన్ టీ కాదు గానీ నైటు నేను ఆహ్, జీరా, ప్లస్ కొంచెం మెంతులు, కొంచెం వాము ఆహ్, కషాయంలాగా అవి వేడి నైట్ 8 అవర్స్ నానబెట్టేసి, ఉదయము 200 డిగ్రీ అదేసి వేడి జేసేసి ఒక 2 ఆహ్, కొంచెం చల్లారినాంక ఒక లెమను పిండేసి కొంచెం <chuckles> వే కూల్ అయ్యాక గోరువెచ్చగా తాగేస్తానండి నేను ఉదయం, ఉదయం.
కషాయంలాగా హ్మ్. ఆ! చాలా మంచి అలవాటండి. మా ఇంట్లో గూడా ఒక్కొక్కసారి ఎప్పుడూ ఇస్తూ ఉంటారు. "మన డైజెషన్‌కి కూడా చాలా మంచిదని చెప్తుంటారు" కదా!
అది ఆ! ఈజీ ఉంటుంది. విటమిన్ సి చాలా యూజ్ అయితుంది మన బాడీకి. చాలా అవసరమంటారు గదండీ! సో, నేను ఆ విధంగా లెమన్ టీనే లెమన్ అంటే టీ ఎం కాదండి! అది కసాయంలాగా లెమన్‌ టీ. అలా తీస్ వామ అన్నీ, వామ గూడా ఉంటుంది. కొంచెం ధనియాలు అన్ని యాడ్ జేషేషి నైట్ నానబెట్టేసి, తాగేస్తూ ఉంటాను. అదే నేను చేస్తాను.
అవునవును. హ్మ్. హ్మ్. అవునవును. ఇప్పుడు మనకి లెమన్ టీ, గ్రీన్ టీ ఇట్లా అన్నప్పుడు రెడీమేడ్ బ్యాగ్స్ లాంటివి వచ్చేస్తున్నాయండి. లేకపోతే పౌడర్లు వచ్చేస్తున్నాయి. డైరెక్ట్‌గ ఒక హాట్ వాటర్‌లో కలుపుకొని తాగేయడం లాంటివి చేస్తున్నారు. కానీ మ్ ఇలా మంచిదంటారా? లేదంటే మనం నేచురల్‌గ మరిగించుకొని మనం నేచురల్ ఇంగ్రీడియెంట్స్ చేసుకొని వేసుకుంటే మంచిదంటారా?
అవునండి. ఆ! ఆ మనం నేచురల్ ఇంగ్రీడియెంట్స్ యేసుకొని మనం చేసుకుంటే మనం చూస్తాం మంచిదండి. ఆ బాగ్‌లలో ఏమేమి కలిపిర్రో ఎవరికీ తెలుసండి? నేనైతే తాగలేను అది. అమ్మో! కాఫీ అంటే అది కలరింగ్ అయినా కనిపిస్తుంది. ఇది కూడా కలర్ కనిపిస్తుంది కానీ, ఏమో ఏమేం కలిపిర్రో ఎవరికీ తెలుసండి. నే నాకైతే నచ్చదు. ఎప్పుడో ఒక్కసారి ఇన్‌స్టా నేనైతే అవి కొనడానికి కూడా బ ప్రిఫర్ చేయనుండి. కొనిపెట్టుకుంటే ఇంట్లో ఉంటే ఏదో ఒక రోజు హాట్ వాటర్‌లో కలిపేసి తాగేస్తానేమో అని. తెచ్చుకొని ఇంట్లో <chuckles> ఆ!
ఆ! నిజంగానే అండి. హ్మ్. ఒకోక్కసారి నిజంగానే టైమ్ లేనప్పుడు, కానీ ఇది ఏంటంటే మన్ ఆహ్, టైమ్ లేనప్పుడో లేదంటే ఇగ హడావిడిగా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడో బా యూజ్ ఉం అవుతుందంటారా?
అవుతుందండి యూజు. ఆహ్, యూ హ్మ్, అవుతుందండి. ఎప్పుడో ఒకసారి గాని ఉంటే మనం అడిక్ట్ అయిపోతూ ఉంటాం. కాఫీ‌ని ఎలా కలుపుకుంటున్నామో దీన్ని కూడా కలిపేయడం స్టార్ట్ చేసేస్తాం అన్నమాట. దాన్ని దూరం పెట్టుకోవడమే మంచిది. అదే కదా దూరం ఉండడమే మంచిది అండి.
ఎప్పుడో ఒకసారి అకేషనల్‌గా. అవునండి. నిజంగానే. నిజంగానే బాగా చెప్పారు. ఆహ్, అలాగే ఇప్పుడు కాఫీ ఏంటంటే ఆహ్, మీరు ఆహ్, మిల్క్‌తో ఇష్టపడతారా? లేదంటే బ్లాక్ కాఫీ వాటర్‌లా కూడా తాగుతూ ఉంటారా? అంటే ఒకసారి మనకి పాలు దొరకకపోవచ్చు. హ్మ్. ఆ! అలాంటప్పుడు మీరేం చేస్తారు?
అవునండి. అవునండి. అవును. నా నాకు మిల్క్‌తోటే ఇష్టమండి. ఊరికే అది బ్లాక్ ఆహ్, తాగడం నాకు నచ్చదండి. మిల్క్ మిల్క్ ఉంటేనే నేను తాగుతా. ఉట్టి మిల్క్ అయినా తాగగలుగు ఆ! తాగేస్తానండి.
ఆహ్, కానీ బ్లాక్ అవునండి. కానీ బ్లాక్ కాఫీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నయి అంటుంటారు నిజమే అంటారా? ఎంతవరకు నిజం.
అవును. అవునండి. అంటారు బ్లాక్ వల్ బ్లాక్ కాఫీ వల్ల ఆహ్, హెల్త్‌కి కూడా మంచిది అంటారు. ప్లస్, లైక్ లెమన్ టీ లాగానే వర్క్ అవుతుంది అంటారు కదండీ! బ్లాక్ కాఫీ కూడా. ఆహ్, ఆ! అంటే ఇన్‌స్టాంట్ ఎనర్జీ వస్తుంది బ్లాక్ కాఫీ వల్ల అని చాలా మంది బ్లాక్ కాఫీ‌యే తాగుతూ ఉంటారు ఐటీ సెక్టార్స్‌లో అయితే <chuckles> చాలా మంది. అక్కడైతే ఎక్కువ బ్లాక్ కాఫీ‌యే ప్రిఫర్ చేస్తారు అండి. కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. <chuckles> నాకు విత్ మిల్క్‌తో అయితేనే ఇష్టం. ఊ ఊరికే ఉట్టి మిల్క్ ఇచ్చినా పర్లేదండి మిల్క్ కావాలి నాకు ఫస్ట్.
ఆ! అవునవును. ఓకే. ఆ! ఓకే. ఆహ్, ఆహ్, కొంతమందేంటంటే, కాఫీని ఆహ్, కొంచెం మిల్క్ తక్కువ వేసి కాఫీ ఆహ్, డికాషన్ ఉంటుంది కదా! అదేదైతే ఉంటుందో ఎక్కువ వేసేస్తూ ఉంటారు. ఆహ్, స్ట్రాంగ్‌గా తాగడానికి ఇష్టపడుతుంటారు. మీరెలా? మీరు లైట్‌గానే తాగుతారా?
అవునండి. హ్మ్. నేను లైట్‌గానే కలుపుకుంటానండి. కాఫీ పౌడర్ కొంచెం ఉంటే చాలు నాకు. జస్ట్ కలరింగ్ లైట్. అంతా కాఫీ కలర్ రావాల్సిన అవసరం గూడా లేదు. లైట్‌గా వేసుకుంటాను. చాలా తక్కువ ఏసుకుంటాను అండి, నేను కాఫీ కప్ పౌడర్.
హ్మ్. ఓకే అండి.
ఊరికే కొంచెం కలిపేసుకుంటా అంతే.
మీరు ఒత్తిడిగా ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా టెన్షన్‌లో ఉన్నప్పుడు కానివ్వండి, మనకి కాఫీ తాగాలనిపిస్తుంటుంది. కానీ, ఒక పక్కనేమో మళ్ళీ తాగితే అడిక్ట్ అయిపోతామేమో అనిపిస్తుంది. ఇలాంటప్పుడు మీరు ఏం జేస్తారు? ఎలాంటివి పాటిస్తుంటారు?
అవును. నాకు ఎక్కువ ఒత్తిడి అనిపించినప్పుడు తాగుతానండి. మళ్ళీ 2కి ఎక్కువైపోనయంటే, 2 టైమ్స్ కంటే ఎక్కువ అయిపోయిందనుకో, ఆ డేలో, మాక్సిమం వేరే గ్రీన్‌ టీ, లెమన్‌ టీనే ప్రిఫర్ చేస్తానండి. ఆ టైమ్‌లో ఇన్స్టాంట్‌గా ఏదో ఒకటి లిక్విడ్, తీసుకోవాలి అన్నట్టు, కొంచెం వేడి, వేడిగా అవి చేశాను. మాక్సిమం తాగడం తాగకుండా ఉండడానికే చెప్తుంటారు గదండీ! టీ, కాఫీ గర్భిణీ స్త్రీలు గూడా ఎక్కువ తాగొద్దు, వేడి చేస్తుంది. అని డాక్టర్స్ గూడా మనకి చెప్తూ ఉంటారు గదా! ఆహ్, మన ఆడవాళ్ళు ఎంత టీ తక్కువ తావుతేనే, అంత బెటర్ అనుకుంటాను నేను. కాఫీ తక్కువ తీసుకోవడమే బెటర్.
హ్మ్. ఆ! అవునండి. నిజంగానే. ఆ! అవునా. అవును. ఇప్పుడు మనం చూసినట్టే కాఫీ‌లకి గూడా కప్పులు అండి అసలు రకరకాల కప్పులు <chuckles> ఆహ్, సాసర్లు, కప్పులు ఇప్పుడు మనకి బ్రాస్ వస్తున్నాయి. ఫీ ఆహ్, కాఫీకి చక్కగా చూడటానికి చాలా చక్కగా ఉంటాయి. మీరు దేని‌లో తాగడానికి ఇష్టపడతారు?
అవును. <chuckles> అవునండి. అవునండి. అవునండి. నేను జార్స్‌లో మీరన్నట్టు బ్రాస్‌లో, కప్స్‌లో తాగడానికి ఇష్టపడతానండి. అంటే ప్లాస్టిక్‌వి కూడా ఇస్తారు కదా! అవి తాగొద్దండి. చాలా హానికరం అవి. వాటి వల్లనే క్యాన్సర్ వచ్చే హ్మ్. సూచనలు కూడా ఉంటాయండి. సో, అవి అవి తాగకుండా ఉండడానికే ట్రై చేస్తానండి. అందులో జా జార్స్, కప్స్ ఇవే ప్రిఫర్ చేస్తానండి.
అవునండి. నిజంగా. అవునా? ఓకే అండి. మీతో ఆహ్, మీరు చాలా చక్కగా పంచుకున్నారండి. మీరు ఎలాంటి వానిలో వాటిలో తాగడానికి ఇష్టపడతారు, లేదా ఆహ్, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీరు ఒత్తిడికి గురైనప్పుడు గ్రీన్ టీ ఎలా తీసుకుంటారు, అలాగే దీని వల్ల వచ్చే నష్టాలు కానివ్వండి, ఆహ్, మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారని చెప్పే విధానం కానివ్వండి, చాలా చక్కగా వివరించారండి. మీతో మాట్లాడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కుదిరితే మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.